అవునండి. అవును.
ఆ సాంగ్స్ కూడా చాలా బావుంటాయి. ఆ మొత్తం ఆల్బమ్ అంతా హిట్టే.
అవునండి. ఖచ్చితంగా. అన్నీ బావుంటాయండి. అవును. అన్ని పాటలు. 'రాఘవేంద్రాల' మూవీ‌లో కూడా పాటలు బావుంటాయి.
'రాఘవేంద్ర' బావుంటది. 'వర్షం' బావుం 'పౌర్ణమి, పౌర్ణమి' సినిమాలో కూడా చాలా
అవునండి. 'పౌర్ణమిలో' సినిమాలో పాటలు ఇంకా బాగుంటాయి. అందులో ఫ్లూట్ ఫ్లూట్‌దొకటి ఉంటుంది కదా!
హ్మ్. అదేనండి. ఇది మువ్వల నవ్వకల ముద్ద సింగారమా. నేనా? <laughs> ఒక అంటే చిన్న, చిన్న లిరిక్‌లైతే పాడగలనండి. ఆ పాట బావుంటుందండి. నాకా పా పాట బా ఇష్టం.
నవ్వకల యే బాగుందండి. ఈ పాట మీరు బా పడుతున్నారు. <chuckles> అవునండి. అవును. అవునా? అవునండి. అవును. ఆహ్, ఆనందం మూవీలో కూడా, ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూసారా ఆ పాట చాలా బావుంటుంది. ఇంగో పాట కూడా ఉంటది.
సూపర్ సాంగండి. యాక్చలే ఆ సినిమ్ ఇంకే పాటండి?
ఆహ్
అయినా ఆ సినిమాలోని, ఆ పాట మెయిను ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో రాడం. ఆ ఇద్దరి లవ్ స్టోరీ ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ. అది చాలా
హ్మ్. అవునండి. అవును. చాలా బా అది అలా ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారు. హీరో హీరోయిన్‌ని కలుపుతారు.
ఆ! అది ఎంత బావుంటుందో ఫర్స్ట్ హాఫంతా సరదా, సరదాగా సాగిపోయి సడెన్‌గా సినిమా టర్నవుతుంది. ఈ అమ్మాయి వేరే ఇంటి‌కెళ్ళడం, అక్కడ ఆ అమ్మాయిని క తెలియడం. అలాగే హ్మ్
హ్మ్. అవునండి. అవును. ఆహ్, మి అవునండి. అవును. హ్మ్. మీకొక విషయం చెప్పనా? మా మా ఇంట్లో 'ఛీ ఛీ ఛీ' అని ఒక పాట ఉంటుందన్నమాట. ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ అని విన్నారా మీరెప్పుడైనా? ఆ!
చెప్పండి. ఆ! ఇది విన్నానండి. విన్నానండి. ఛీ ఛీ ఛీ ప్ ఛీ బుల్లెమ్మ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ పరిగెడతావు.
చీ బులేమ ఛీ ఛీ మా మా అమ్మాయి ఫేవరైట్ పాటది. <chuckles>
<laughs>
"అమ్మ ఛీ ఛీ" అమ్మ మా అమ్మాయి అడుగుతది. "అమ్మ ఛీ ఛీ ఛీ" అని అడుగుతది.

బీట్ యాక్చువల్ నాకు ఆర్య‌లోని ఇంకో పాటుంటది చూడండి, ఉప్పెడంత ఈ ప్రేమకి చిన్ని గుండె ఎం ఆ పాట బా ఇష్టమండి ఆ సాంగ్. అవును ఆ వాయిస్. నేను ఆ సుకుమార్ గారివి, గాని దేవిశ్రీ ప్రసాద్ గారు, <smacks lips> ఆ కాంబినేషన్ చాలా బావుంటుంది ఆ సాంగ్‌లూ అవన్నిను.
అవునండి. అవును. చ్ అవునండి. చాలా బావుంటుంది. చాలా అవును. చా అవును. హ్మ్. పవన్ కళ్యాణ్ గారి పాట ఒకటుంటుందండి. ఏంటిది అంటే ఆహ్, ఆహ్, గబ్బర్ సింగ్‌లో పాటలుంటాయి. దిల్ సే దిల్ సే పాట విన్నారా?
ఏ మూవీ అండి? ఆ! ఆ! విన్నాను విన్నాను విన్నాను.
ఇవన్నీ నా స్కూలింగ్ టైమ్‌లో అన్నమాట. ఇదే కాదు ఇంకా ఆహ్, అందాల రాక్షసి మూవీ‌లో పాటలుంటాయి. హ్మ్, అవునండి.
సూపర్ సాంగండి సూపర్ సాంగ్లు అందాల రాక్షసి. మీకు ఏ మంత్రమో అళ్ళేసిందిలా ఏ ఏ సంఖ్యలా <chuckles> బావుంటదండి.
వేసిందిలా ఎదకే వేసే సంకెలా భూమెందుకో వణికిందే ఇలా బహుశా తనలో.
హ్మ్. ఆ సా ఆ సాంగ్ గూడా బావుంటుంది. ఇంకో సాంగ్ ఉంటదండి ఆ మూవీ‌లోన ఆ సాంగ్ కూడా బావుంటది. ఆహ్, ఇంకో హీరో పాడుతాడు గదా! సాంగ్. యాక్చువల్ నాకు ఆ సాంగ్ ఎక్కువిష్టం.
ఏదండీ? ఏమీటొ ఇవాళ రెక్కలొచ్చినట్లు ఫస్ట్ అదీ పాట స్టార్ట్ అయ్యే డప్ స్టా పాట స్
ఆ! సూపర్ సాంగ్. ఇంతగా ప్రకాశమల్లె తన ఏమ్మా ఆ! ఆ సాంగ్ బాగుంటది.
పాట స్టార్టయ్యే ముందు 'శపించే నన్ను నా గతం ఆలస్యమైందని తనకు' ఆ! అది తను చెప్తాడు కదా ఫస్ట్.
హ్మ్. ఆ లిరిక్స్. లిరిక్స్ చెప్పు ఫస్ట్ లిరిక్స్ చెప్తారు మనకి. ఒక కవిత లాగా.
ఆ! అవునండి. త తన్ను కవిత‌లాగా చెప్తాడు. తర్వాత పాట స్టార్టవుతుంది. మ్యూజిక్ స్టార్టయ్యి. ఏమిటో
<humming> టెయింటడెంట టెయింటడెంట టెయింటడెంట అన్ నెక్స్ట్ మీరు గమనించినట్లైతే ఇవి ఉంటాయి గదండీ మనకి. ఆహ్, ఆ మధ్య ఆహ్, సొంతం సినిమాకి ముందు అలాంటి సినిమాయె ఉంటుందండి. సరదా సరదాగా బా ఫస్ట్ హాఫ్ అంతా ఈ ఈటీవీ వాళ్ళ సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా ఆనందం ఆనందం.
అవును. <chuckles> హ్మ్. అవునండి. ఆ!

అ సో ఆ సాంగ్ చాలా బాగుంటుందండి. ఆ సాంగ్ విన్నప్పుడైతే భలే అనిపిస్తుంది.
అవునండి. అది ఒక్కసారి నాకు గుర్తు చేయగలరా అండి మీరు బ్రేకప్ సాంగ్. తెలిసేనే నా నువ్వే నా
నా నువ్వే నా నువ్వు కాదని నా ప్రాణం నువ్వే నా. నానా నన్నానా సూపర్ ఉంటదండి ఈ సాంగ్.
ఏంటండి? మీరు లిరిక్‌ని మధ్యలో నాన్న, నాన్న చేసేసారు. ఏదో తీసేసారు.
అంటే, నాకు ఆ లిరిక్ రాట్లేదండి, అందుకనే అలా చేసేశాను. నాకు వినడం పాటలు వింటాను గాని పాడలేను. సో, దానివల్ల మనకి అలాగాని <laughs> ఇంకేటి చేయలేక నాన్న, నాన్న అని మొదలెట్టేసాను.
అవునండి. అ కానీ, బాగుంటుందండి. ఆహ్, నా అది ఇంకొకటి కూడా ఉంటుందండి. ఏంటి అంటే నాదాకా నువ్వొస్తూ ఈ
హ్మ్. ఆహ్ ఏ ఏ సినిమా అండి?
దూ ఇందులోనే అండి 'అర్జున్ రెడ్డి' లోనే, దూరం దెగ్గర చేస్తున్నది.
ఆ! వాళ్ళిద్దరూ కొంచెం లాంగ్‌లో ఉంటారు. ఇత్ ఇతనేమో ఎంబీఏ కా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి మాస్టర్స్‌కెళ్తాడు. తనింకా ఆ కాలేజ్‌లోనే ఉంటుంది, ఆ టైమ్‌లో.
అవునండి. అవును. ఆ టైమ్‌లోనండి. అప్పుడు అంటే తిను జూనియర్ కదా! అందుకని చెప్పేసి.
అవునవును. అయినా లేదండి, ఆ సినిమాలో సాంగ్స్ అన్ని మీకు చాలా బాగుంటాయి.
సాంగ్స్ అన్నీ అవునండి. అవును. బాగుం
నెక్స్ట్ 'కబీర్ సింగ్‌లో' కూడా సాంగ్స్ బాగుంటాయి. అలాగే లవ్ స్టోరీ అనేసరికి మనకు ఆటోమేటిక్‌గా ఒక మెలోడీ 'తొలి ప్రేమ' సమ్ పవన్ కళ్యాణ్ గారి 'తొలి ప్రేమ' సినిమాలో సాంగ్స్ కానీ, అ అలాగే ప్రతి సినిమా అద్భుతంగా ఉంటాయండి మనకి సాంగులు మనం అలా మీ చిన్నప్పుడు బాగా మీకు గుర్తుండిపోయే సాంగ్ ఏంటండి? బా ఇష్టపడి మీరు ఎంజాయ్ చేసిన సాంగ్.
అవునండి. అవునండి. అవును. అవునండి. అవును. అవును. ఆ! ఎ ఇష్టపడంటే గనక నాకు అమృతం సిన్మ అమృతం సీరియలుంది <giggles> కదా!
అరే ఆంజనేయులు తెగ ఆ ఓ అరేయ్ కాదు ఓరెయ్ ఆ? <laughs>
ఓరే ఓరేయ్ అండి ఇది. అరేయ్ కాదు ఓరేయ్. ఓరేయ్ ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు. మనం ఈదుతున్న ఒక చెంచాడు భవసాగరాలు.
ఆంజనేయులు తెగ ఆయాస పడిపోయావు. చాలు. భవసాగరాలు కరెంటు రెంటు. <giggles>
'కరెంటు, రెంటు వ ఎక్సేట్రా మన'
కష్టాలు, కర్రీలో కారం ఎక్కువేస్తే కన్నీళ్ళు.
తాలు. కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్లు. నైట్ అంతా దోమలతో
నైటంతా దోమలతో న బ్యాటింగా? బ్యాటింగ్ కాదు. <laughs> ఫైటింగ్. ఫైటింగే మనకి గోలీమార్.
తర్వాత ఏంటండి? నో. కాదు. కాదు. ఫైటింగే,
అయ్య బాబోయ్! ఆ సాంగ్ మొత్తం పాడేసుకుంటున్నాం.
చాలా బాగుంటుంది. అందులో ఎలా అంటే అండి ఆహాలు ఫస్ట్ స్టార్టింగ్, ఆహాలు, ఓహోలు ఇలా స్టార్ట్ అవుతుంది, మనకి పాటనేది.
అబ్బా! ఆ సాంగ్ భలే ఉండిద్ది. మనకి యాక్చువల్లి ఆస్ ఆ సీరియల్ ఎన్ చెప్పండి?
ఓయ్! మీకో విషయం చెప్పనా? నేను ఆహ్, చాలా మందితో ఈ విషయాన్ని పంచుకున్నాను. ఆహ్, నాకు నా కాలర్ రింగ్‌టోన్ కూడా అదేనండి ఇప్పటికి స్టిల్, ఎందుకంటే, అది ఆహ్, ఆ లిరిక్ ఎవరు రాశారో తెలీదు, లేకపోతే ఎవరు పాడారో తెలీదు. నాకు ఏది తెలీదు కానీ, అది ఇప్పటికీ నిజ జీవితంలో ప్రతి మాట కొన్ని కొన్ని పాటలు అవన్నీ కూడా మనకి, అవి నిజమని ప్రూవ్ చేస్తున్నాయి.

అంటే ఒక అమ్మాయి?
ఒక అమ్మాయి ఒక అబ్బాయికి తన ప్రేమని చెప్ తెలుస్తదా? తెలీదా? అని తన మనసుని తను
యాక్చువల్లీ ఆ లిరిక్స్ కూడా చాలా బాగుంటాయండి. ఎందుకంటే తను చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్.
అవును. అవునండి. అవును. అందులో గూడా
ఆ! సడెన్‌గా తను చెప్పినా ఎలా తీసుకుంటాడు? ఆహ్, ఇన్ని రోలకి కలిసి తిరిగాం కదా! ఆహ్, సో ఎలా ఎలా చెప్పాలి అన్నట్టా పాటంతా సాగుతుంది.
అవును. అవునండి. అవునండి. అవును. అవునండి. అవును. లాస్ట్‌లో గూడా ఒస్తుందండి. కలవన కలవన ప్రియతమా అని కొత్తగా, పిలవన పిలవన నే నేస్తమా అని పొర ఏదో ఒస్తుందండి నాకంతా
ఒక పని జెయండి. పాట కరెక్ట్‌గా మీకు ఆ లిరిక్ లేపోతే తానన ఏదో అలాగా కలిపేయండి.
హ్మ్.
<laughs> ఈ ప్ ముఖ్యంగానండి ఈ పాటల్లో మీకు ఎలాంటి పాటలిష్టపడతారు అంటే మెలోడీయాయ? మాసా?
హ్మ్. నేను అన్ని ఇష్టప మాస్ అనేది నేను చాలా తక్కువండి. మాస్ అనేది వినలేను కానీ ఆహ్, ఆహ్, మెలోడీ సాంగ్స్ అనేది ఎక్కువ ఇష్టపడతాను. సాడ్ సాంగ్స్ అంటే బ్రేకప్ సాంగ్స్ అవి బాగుంటాయి కొన్ని కొన్ని. అంటే బ్రేకప్ సాంగ్స్ ఆ!
బ్రేకప్ సాంగ్స్ అంటే మీకు 'ఆర్య' సినిమాలో బ్రేకప్ సాంగ్ ఉంటుంది.
ఏది?
ఆహ్, పోయే పోయే లవ్వే.
ఆ! లవే మై లవ్ ఇస్ గాన్. అదే కాదండి. దీనికంటే కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలి ఈ పాట గుర్తుందాండి?
పోతే లవ్ ఇస్ గాన్ కరెక్ట్ అండి. కరెక్టే అండి. ఆ సాంగ్. అన్ ఆ! గుర్తుందండి అది 'ఆర్య 2'లో మూవీ.